ఈ రోజుల్లో మొబైల్ లేని వారు ఎవ్వరూ లేరండి. మొబైల్ ఎంత కామనో, ఆ మొబైల్‌లో వాట్సాప్ అయిన, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లు ఇవి కూడా అంతే కామన్. ఇంకా ఫ్రెండ్స్ గ్రూప్స్ కూడా ఇంకా చెప్పనవసరం లేదు. వాటంతట అవే వస్తూ ఉంటాయి. కానీ స్నేహితులు అన్నాక ఒక్కొక్కసారి గొడవలు ఖచ్చితంగా జరుగుతూ ఉంటే ఆ గొడవలు జరిగిన తర్వాత అది నిరసనగా మారుతూ ఉంటుంది. అలాంటప్పుడు, మీ వంతుగా మీరు ఎలాంటి ప్రయత్నం చేసి మళ్ళీ తిరిగి కలపడానికి ప్రయత్నిస్తారు?
అవును. అవునవును. హ్మ్. అహా! హుహు. అవును. ఆ! ఇది ఎక్కువ నేను మా కిట్టీ గ్రూప్స్‌లో చూస్తాను అన్నమాట. ఆహ్
హుహు. కిట్టి గ్రూప్స్ అంటే ఏంటండి?
కిట్టీ గ్రూప్స్ అంటే ఒక 10 మెంబ‌ర్సు ఆహ్, సొసైటీలో గాని లేదంటే ఫ్యామిలీలో గాని ఒక 10 మెంబర్సు.
ఆహా! చిన్న గ్రూపా?
ఆ! 15 మెంబర్స్ అట్లా ఒక గ్రూపు ఫార్మ్ అవుతాం అన్నమాట. ఫార్మ్ అయ్యి ఆహ్, కొంతమంది మనీ పెట్టుకుంటారు. కొంతమంది మనీ పెట్టుకోకుండా కూడా చేస్తారు. ఒక్కొక్క
ఓకే. మనీ పెట్టుకోవాలా? దేనికండి ఆ మనీతో ఏం చేస్తారు? హ్మ్.
<giggles> ఏం చేస్తారంటే అందరూ ట్ ఒక రూ. 10,000 పెట్టుకున్నాం అనుకోండి, ఎవ్రి మంతు ఒక రూ. 10,000 అందరు ఇస్త ఆహ్, చిట్స్ తీస్తారు యాక్చువల్‌గా ఫస్టు. ఆ! అన్
ఓకే. చిట్టి గ్రూపా! ఓకే. ఓకే.
ఆ! ఆ చిట్ ఎవరు తీస్తే ఆహ్, ఎవరి పేరు వస్తే వాళ్ళు ఆ నెక్స్ట్ మంత్ ఆహ్, అది కిట్టీ చేయాలి అన్నమాట.
ఆహా! ఓకే. అంటే ఎవ్రీ మంతు ఈచ్ పర్సన్ నుంచి రూ. 1000 ఎళ్తది. 10 పర్సన్స్ 10
ఆ! ఈచ్ పర్సన్ రూ. 10,000 రూ. 10 పర్సెన్స్ ఉంటే రూ. 1,00,000 అవుతుంది.
ఆహా! ఇనీషియల్‌గానే 10,000 ఇచ్చియాలా?
ఆ! ఫస్ట్.
హుహు.
ఆ! అందరూ 10
ఓకే. అమ్మో! చాలా పెద్ద గ్రూపే అండి మీది. <giggles> హ్మ్.
<chuckles> ఆ! ఫ ఫస్ట్‌లో అట్లా స్టార్ట్ అయింది. అట్లా అయినప్పుడు ఫ అందరూ ఒక వైబ్‌తో ఉన్నప్పుడు బావుంటదది.
హ్మ్. అవును నిజమే! ఫస్ట్‌ పాజిటివ్ పాజిటివ్‌గా కలిసుంటే కలదు సుఖం, కలిసుందాంరా, ఆ! ప్రేమించుకుందాంరా అన్నట్టుంటారు మొదట్లో కదా! ఆ!
కానీ కొంత <chuckles> అవును. అవునవును. తర్వాతా ఒకళ్ళు డ్రెస్ కోడ్ పెడతారు. డ్రెస్ కోడ్ పెట్టి సారీస్ అంటే ఆహ్ ఏంటి ఓల్డ్ ఫ్యాషన్ అంటారు. లేదు, చుడీదార్స్ అంటే ఎప్పుడు చుడ్‌దె చుడీదార్సేనా అంటారు. అట్లా <tsk> <chuckles>
హుహు. నిజమే! ఫ్రాక్ ఏసుకుంటానంటే ఆహ్, నువ్వేసుకొని తిరుగుతావమ్మా! మేమేసుకోద్దేంటి! ఆ ఇంట్లో ఒప్పుకోనంటారు. ఆ!
ఆ! మా ఇంట్లో ఒప్పుకోరంటారు. <chuckles> హ్మ్. అలా అందరూ ఒక అభిప్రాయంలోకి రారన్నమాట. <sniffs> అప్పుడూ
నిజమే! ఇంకీ బట్టలనేసరికి ఇంకొంతమందుంటారు. జీన్స్ గురించి ఎత్తేసరికి అమ్మో! సిగ్గులేదంటారు. అమ్మో! మేమేసుకోమంటారు! ఇంక చెప్పనవసరం లేదు.
అవునవును. <chuckles> అవునవును. హ్మ్. ఇంకా
హ్మ్.
ఫుడ్ కూడా ఆహ్, ఇంట్లో పెట్టాలా? లేకపోతే సొసైటీలోనే ఒక క్లబ్ హౌస్‌లాగుంది అక్కడ పెట్టుకోవాలా
ఓకే. ఇప్పుడా ఆ డబ్బులతో ఏంటంటే మీరు పార్టీ చేసుకుంటారు!
ఆహా! పార్టీ కూడా చె అంటే ఎవరిది ఆ ఆ మంత్ కిట్టి వస్తే వాళ్ళు లంచ్ ఇవ్వాలనమాట.
ఇదేదో బావుంది. <chuckles> అదేదో ఆ డబ్బులు పట్టుకొనుంచుకుంటే రూ. 10,000 సంవత్సరం మొత్తం తినచ్చుగా! హాయిగా నెలకోసారి మీరే! అవునవును.
<chuckles> అది ఎ ఎవ్రీ మంత్ ఒక్కొక్కళ్ళకొస్తుంది కదా! ఆహా! అట్లా ఆహ్, వ క్లవ్ హౌస్‌లో చె ఇంట్లో చేస్తానంటే, నాకు మీ ఇంట్లో నచ్చదు అని కొంతమందంటారు. కొంతమందేమో ఆ ఎప్పుడూ ఆ సొసైటీ క్లబ్ హౌస్‌లోనేనా అంటారు. బయటకెళ్ళాలంటే, మళ్ళా అదొకటి కార్ ఎవరు తీసుకొస్తారు? ఎవరు ట్రాన్స్‌పోర్ట్ పెడతారు. <chuckles> హ్మ్.
హ్మ్. హుహు. హ్మ్. అయ్యో! లైఫ్ హ్మ్. బ్రేక్‌ఫాస్ట్‌కి తీసుకెళ్ళమంటారా లే‌తే? లేపోతే ఆ డబ్బులతో లైట్ హౌసో, ఏ గోవో, ఏ పారిసో అయితే ఓకే చెప్తారేమో?
<chuckles> అట్లా ప్రతి చిన్నదానికి ఆహ్, ఈ ఆహ్, గూ ఒకళ్ళ ఒకళ్ళ మధ్యలో గ్రూప్స్ అయిపోతారన్నమాట. ఉన్న 10 మందిలో కూడా మళ్ళా ఒక 2, 3 గ్రూప్‌లైపోతారు.
ఆ! ఎందుకంటే ఇద్దరి, ఇద్దరిది ఆలోచనా విధానం ఒకేలా ఉంటే ఇంక అంతే, 10 మంది కలిపి, 5 గ్రూప్‌లు. మళ్ళీ అందులోని సెపరేట్, సెపరేట్ చాటింగ్ చేసుకుంటారేమో అప్పుడు.
ఆహా! అవును. అవును. అహాహా! కిట్టీ గ్రూప్‌లో మళ్ళీ స్మాల్ కిట్టీలు గూడా ఒస్తాయి అన్నమాట. ఆహ్, అట్లా <sniffs> ఒకళ్ళ, ఒకళ్ళ మధ్యలో ఎప్పుడూ ఆహ్, ఫ్రెండ్స్ అన్న తరువాత కొన్ని ఆహ్, అన్నీ క్ కుదరాలనెం లేదు. కొన్ని, కొన్ని ఇలా మిసండర్స్టాండింగ్స్ కూడా ఒస్తాయి. అలాంటప్పుడు, కొ వాళ్ళతో కూర్చొని, మాట్లాడి ఇలా ఎప్పుడు ఇదే ఎసుకుంటున్నాం కదా! ఇలా కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే బాగుంటుంది గదా! అట్లా కూర్చొని, మాట్లాడుకొని, సర్ది చెప్పేటటప్పటికి ఇంకా తలనొప్పి ఒస్తుంది. హ్మ్. ఆ!
హ్మ్. హుహు. ఓకే. మీరు ప్రయత్నిస్తారా, మీ వంతుగా మీరు? అంటే వీళ్ళకి అందరూ ఎవరు మీ పక్కన ఉండరు. అందరూ దూరంగే ఉంటారు. వీళ్ళందరికీ కలిపి కాన్ఫరెన్స్ కాల్ పెడతారా? లేదంటే, మళ్ళీ విడివిడిగా చేసి మాట్లాడు
హ్మ్. హుహు. కాన్ఫరెన్స్ కాల్ పెడితే మళ్ళా కొట్టుకుంటారేమో ఇ ఆ!
ఆహా! ఎందుకురా బాబు ఈ తలనొప్పి, గ్రూప్‌లోని కొట్టుకుంటున్నారు. కాల్‌ల్లోని కొట్టుకుంటున్నారు. హుహు.
హ్మ్. ఆహ్, అట్లా అని నేనె వాళ్ళతో మాట్లాడి, మాట్లాడి లాస్ట్‌కి అందరూ ఒకదానికి ఒచ్చిన తరువాత సరే, ఇ ఇప్పుడైతే ఇక్కడ, ఇక్కడ కలుద్దాము. అలా మేనేజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట.
ఓకే.
హ్మ్.
మొత్తానికైతే అందరూ ఒప్పుకుంటారు. అప్పటికి బయటకి ఒప్పుకుంటారు గాని, లోలోపల <chuckles> ఉన్నవి అలానే ఉంటాయి.
అవును. మొ అవునవును. అవి ఎలాగో అలాగే ఉంటాయి. హ్మ్‌, కా ఎప్పుడైనా కొంచెం టచ్ చేయంగానే అది మళ్ళా ఇంత పెద్దది అవుతదన్నమాట టచ్ చేయకుండా ఉన్నంత <chuckles> సేపు అంత ప్రశాంతంగా ఉంటది.
హ్మ్. నిజంగే. మీరు ఇక్కడ సర్దుబాటు చేద్దాం అనుకుంటున్నారు. ఇలాంటి టైమ్‌లో మళ్ళీ మిస్ ఫైర్ అయ్యి, మీ మీద కోప్పడడం <chuckles> ఎవరైనా జరిగిందా? జరిగితే అప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు మీరు?
హ్మ్. ఆ! మిస్ ఫైర్ అంటే ఆ! వాళ్ళా ఆహ్, తప్పకుండా అలాగే అనుకుంటారే, "ఏంటి నీకు తను చెప్పిందా? అందుకనే నా దగ్గరకి వచ్చావా?" అని ఫస్ట్ అదే స్టార్ట్ చేస్తారు.
ఆహా! "మీ ఇద్దరు ఫ్రెండ్సా, నీకు నేనంటే ఇష్టం ఉండదు. అందుకే నాకు ఇలాగ చేస్తున్నావు. మీరు మీరు ఒకటి" ఇలా ఏవేవో అంటారు అయితే.
<chuckles> హ్మ్. అవునవును. హ్మ్. <sniffs> అలా అన్న తరువాత ఇంక వాళ్ళు కోపంలో ఉన్నారు. మనకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి. కాబట్టి ఒకటి రెండన్నా పెద్ద పట్టించుకోకుండా "అలా కాదు ఇట్లా" అని వాళ్ళకి సర్ది చెప్పి ఆహ్, మొత్తానికి వాళ్ళని బుజ్జగించి, ఏదో చేసేసరికి <chuckles> కొంచెం చాలా టైమ్ చాలా టైమ్ పడుతుంది ఇక చాలా పేషెన్స్ కూడా చా చాలా అవసరం అన్నమాట.
నిజమే. అది ఖచ్చితంగా ఈ అభిప్రాయాలు అనేవి ఒకలా లేవు కాబట్టి, ఇక్కడ ఒకరికొకరికి పడట్లేదు. ఈ గొడవ అది ఒచ్చింది. మధ్యలో మీరు దూరినా మీరు ఎంత సర్దుబాటు చెప్పినా ఒకవేళ వినకుండా, మిమ్మల్ని తిట్టే ప్రయత్నం చేస్తే, మీరు తిరిగి ఏం చేస్తారు? ఎందుకు ఈ తలనొప్పి అని తిడతార?
ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అలాంటివి చాలానే జరిగాయి. వాళ్ళు, వాళ్ళు నా మీద అరవడము అలాంటివి కూడా జరిగాయి. జరిగితే ఏం చేస్తాము, "అందరం కలిసి ఉండాలని కదా! స్టార్ట్ చేసుకున్నది" అని నేను వాళ్ళకి సర్ది చెప్తాను. ఇప్పుడు నువ్వు నా మీద అరిస్తే ఏమొస్తుంది. <chuckles> నేను నీ మీద అరిస్తే ఏమొస్తుంది? అ
నిజంగే, నువ్వు కట్టిన డబ్బులు కాన్సెల్. నీకు తిరిగి ఇవ్వడం జరగదని జెప్పి. ఇలా బెదిరించాలి ఇంక ఫైనల్‌గా ఒప్పుకోపోతే.
<chuckles> హ్మ్, అట్లా. అలాంటివి ఉండవు కానీ, ఇలా యా "కలిసి ఉందాం అని కదా! స్టార్ట్ చేసింది. ఇది అయిపోని తరువాత జూద్దాంలే." అలాంటివి ఏవో చెప్పి ఇంకా ఆహ్, <chuckles> అలా నెట్టుకొని ఒస్తాననమాట.
ఇంకా మెల్లమెల్లగా అలా మంచి మాటలతో ఎలా అంటే, కుక్కపిల్లకి పైన అలాగా <chuckles> పాముతూ ఉంటాం కదా! అదే అలాగే ఉంది ఇక్కడ చూస్తుంటే.
ఆ! నిమురుతూ ఉంటే బాంటుందిగా! <chuckles> హ్మ్. హ్మ్. అలా చాలా ఉంటాయి. ఇంకా అ అమ్మాయిలంటే కొంచెం ఆహ్, ఈ పార్టిక్యులర్‌గా ఉంటారు. న ఇలా ఇలాగే ఉండాలి. కానీ, మళ్ళా ఇది అక్కడికి వచ్చిన తర్వాత నిజంగా ఆ లొకేషన్ బాగుందనుకోండి. ఆ సెల్ఫీలు తీసుకునేటప్పుడు మాత్రం అందరూ అసలు ఎంత ప్రాణమిత్రులాగా <chuckles> ఫోటోల్‌కి ఫోజులిస్తారంటే.
మొత్తానికి వీళ్ళందరూ హ్మ్. హ్మ్. అయ్యా! ఒకళ్ళనొకళ్ళు పట్టేసుకుంటారు, ముద్దులు పెట్టేసుకుంటారు. ఇంకా క్లోజ్‌గా ఇంకా అతుక్కుపోతారు మాగ్నెటులాగ.
హ్మ్. అన్ని ఫోటో‌లు వరకే. ఫోటో‌లు చూస్తే ఎవరికి అర్థంకాను కూడా, అర్థం కాదు. ఇంత ఇన్ని డిఫరెన్స్ ఉన్నాయి <giggles> వీళ్ళ మధ్యలా అని.
అదంతా కొ అయ్యో! మొత్తమా <giggles> నిజంగా బాగా చెప్పారు. అంటే అక్కడ వాళ్ళు ఉన్న డెకరేషన్‌లు గాని, అవి ఇవి అంతా సగం సగమే చూస్తారు. వాళ్ళ ధ్యాసంతా ఫోటోలు మీద అయితే.
హ్మ్. అవును. హ్మ్.
ఈ కిట్టి పార్టీ అంటున్నారు కదండీ! ఇందులో అబ్బాయిలు కూడా ఉంటారా? లేదంటే అమ్మాయిలు మాత్రమేనా?
అవునవును. అహా! ఓన్లీ మా ఒక లేడీస్‌దే. అ! లేదు ఫ్రెండ్స్
అంటే, ఒక అపార్ట్మెంట్‌లో ఉన్నవాళ్ళు, అలా సెలెక్ట్ చేసుకుంటారా? ఒక దగ్గర నివసించే వాళ్ళని అలా.
ఆ! ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను ఉన్నది. మా మా ఉండే ఒక సొసైటీలో. అందరం కలిసి మాట్లాడుకునే
హుహు. ఓకె. 10000 అంటే ఎక్కువేనండి. నేను జాయిన్ అవుదామంటే వెయ్యి రూపాయలువి <giggles> ఏమైనా ఉంటే చెప్పండి రాగలను గాని, అమ్మో! పదివేలే! <giggles>
హ్మ్. <giggles> <giggles> హుహు. తప్పకుండా చెప్తాను. <chuckles> నేను ఆహ్, ఈ సర్దుబాటు‌లు చేయలేక ఈ జాన్యురీతో ఇది అయిపోతది. ఇంక దీనికి ఒక దండం పెడదాం అని ఆషి <giggles>
హ్మ్. హ్మ్. ఆ! అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఇది ఇలా కొనసాగిస్తే మీ జుట్టు పీక్కోవాలి. ఇటు వీళ్ళకి సర్దుబాటు చేయలేక, అటు వాళ్ళకి సర్దుబాటు చేయలేక. నిజమే ఇది దీన్ని బంద్ చేస్తే అప్పుడు మళ్ళీ కలిసిపోతారు. మళ్ళీ ఎవరైతే గొడవ పెట్టారో మళ్ళీ వాళ్ళే వచ్చి "ఆహ్, మళ్ళీ స్టార్ట్ చేద్దాం" అని అడిగారనుకోండి. ఏం చేస్తారు మీరు?
హ్మ్. అవునవును. హ్మ్. ఆ! ఆల్రెడీ ఒచ్చి అడిగారు. నువ్వుంటేనే బాగుంటుంది అది ఇది అని. నా వల్ల కాదు. నేను కొంచెం <giggles> మా పాప అడ్మిషన్స్ బిజీలో ఉన్నాను అందుకని ఇప్పుడు ఈ సారి కుదరదు, అని చెప్పేసాను. అది ఏమవుతది అంటే కిట్టీలో కూడా కొ కొంతమంది 35 బిలో ఉంటారు. కొంతమంది 45 బిలో ఉంటారు. ఈ 45 బిలో ఉన్న వాళ్ళకి ఏంటంటే 35-45 మధ్యలో ఏజ్ గ్రూప్‌లో ఉన్నవాళ్ళకి ఆహ్, వాళ్ళకి ఎప్పుడు కూర్చొని మాట్లాడడము. <smacks lips> ఆహ్, లేదంటే వాళ్ళ నగలు, వాళ్ళ చీరలు అలాంటివి చూపించుకోవడం బాగా నచ్చుతది అన్నమాట. <sniffs> ఈ
హ్మ్. హ్మ్. ఓకె. మొత్తం ఏటి ఏటున్నాయి అన్నీ చూపించాలి, అందరికి తెలియాలి. ఎన్ని సార్లు <giggles> ఉన్నాయో అనుకోవాలి. అలాగే రెడీ అవ్వడం కూడా అలానే అవుతారు లెండి. బయట చూడడం
ఆ! <giggles> నేను మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి ఆ! అలాగే అవుతారు. ఇంకా ఆహ్, లాస్ట్ కిట్టీ జరిగీ, ఈ కిట్టీ జరిగే లోపల ఇందె ఈ నెల రోజుల్లో వాళ్ళు ఎక్కడో ఒకడికి వెళ్ళొస్తారు. ఇంకా అవి చెప్తూ ఉంటారు అన్నమాట. అవి చెప్తుంటే కొంతమందికి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. కొంతమందికి ఏంటి ఎప్పుడు ఆహ్, వీళ్ళే చెప్పుకుంటా ఉంటారు. ఆహ్, వీళ్ళకి తప్ప మనం వెళ్ళలేదా ఏంటి ఆ ప్లేస్‌కి అన్నట్టు <giggles> కొంతమంది ఉంటారు.
ఆహా! హ్మ్. ఆ! అంతే కదా! చెప్పింది సోది చెప్తే, మిగిలిన వాళ్ళకి గొప్పలు చెప్పుకుంటుంది. మనకు తెలియనిదా, మనం చూడలేందా వెళ్ళలేందా అని, ఇలా భావిస్తారు.
హ్మ్. ఆ! అలాగే ఉంటుంది. హ్మ్. అవునవును. అలా ఒక
మరి మీరైతే సింపుల్‌గానే వెళ్ళడానికి ఇష్టపడతారా?
ఆ! నేను సింపుల్‌గానే ఎళ్తాను. ఆహ్, అంటే కన్వర్జేషన్ అనేది రెండు, రెండు పక్కల నుంచి ఉంటే బావుంటుంది. ఒకళ్ళే మాట్లాడుతూ మనం ఎంత సేపు వింటా ఉండాలంటే మనకు బోర్ కొడుతుంది. అవును.
చిరాకొచ్చేస్తాది నిజమే. ఎప్పుడైనా ఇద్దరు సమానంగా ఒక వ్యక్తి ఎలా రియాక్ట్ అయితే, దాన్ని బట్టి అవతల పర్సన్ కూడా రియాక్ట్ అయితే రిలేషన్ అనేది చాలా బావుంటుంది. ఒకరు యాక్టివ్‌గా ఉండి, ఒకరు మాడు మొఖము లేకపోతే ఏడుపు గొట్టు‌లా <giggles> ఉంటే అసలు చూడడానికి బాగోదు. అది ఎక్కడైనా, అసలు ఏ సందర్భమైనా అది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇంకా చెడు ఫలితాన్నే ఇస్తుంది.
హ్మ్. ఆ! అవునవును. హ్మ్. <chuckles> అవునవును. హ్మ్, హ్మ్. అలా నేను ఒకసారి ఇలా మాట్లాడానన్నమాట. ఆహ్, ఇ ఇ ఏంటి ఇట్లానే అవుతుంది. కొంచెం మనం మార్చుకుందాము అంటే కూడా కొంతమంది "అవును కరెక్టే కదా!" అని అర్థం చేసుకుంటారు. కొంతమంది ఇంకా వాళ్ళ వాళ్ళదే కరెక్ట్ అని ఉంటారు అన్నమాట. వాళ్ళకి చెప్పడం కూడా అనవసరం.
హ్మ్. "మేమే గొప్ప నువ్వు ఎవరు చెప్పడానికి? మాకు ఆ మాత్రం తెలీదా? <giggles> తెలీదనుకుంటున్నావా? మాకు అన్నీ తెలుసు." ఆల్రెడీ ఏంటంటే గొడవలు అప్పటికి ఆడి ఆడి అలిసిపోయి ఉంటారు కదా! అలాంటోళ్ళు వినరు.
హ్మ్. హ్మ్. <chuckles> హ్మ్. అవునవును.
అయ్యో! మొత్తానికి మీ వంతు ప్రయత్నంగా అయితే సర్దుబాటు చేస్తారు. ఏలా ఏదో విధంగా చివరికి.
అహ్, హ్మ్. చిన్నగ ఆ! ఆ సినిమా పేరు ఉంటుంది చూడండి! అట్లా చిన్న కథ కాదన్నట్టు, <chuckles> అదేమో కిట్టీ అనేదే అసలు ఎంజాయ్ చేయడానికి స్టార్ట్ చేసుకొని దాన్నిండా <chuckles> కొట్టుకోవడమే ఉంటది.
హ్మ్. నిజమే <chuckles> మీరు ఇలా చెడగొడితే ఈ పార్టీకి ఉన్న <chuckles> అన్ అందం, అర్థం అన్నీ మారిపోతాయని, మొత్తం అన్ని విధాలా వివరిస్తారు అయితే.
హ్మ్. ఆ! ఆ! ఇంకా ఈ 'హైదరాబాద్‌లో' ఆహ్, చాలా హొ హోటల్స్‌లు ఉంటాయి. ఈ బుధవారం గాని, గురువారం గాని ఈ రెండు రోజులే ఎక్కువ కిట్టీస్ జరుపుకుంటారనమాట.
హుహు. ఓకే. ఆ టైంలో మీరు వస్తారేమో అయితే చూద్దాం?
అహా! ఆహ్, బుధవారం, గురువారంలో ఎయి హొ హొటల్స్‌లో ఆటిల్లో ఆఫర్స్ కూడా ఎక్కువ ఉంటయి. ఆహ్, హ్మ్. కిట్టీ ఆఫర్స్ అని అట్లా, అట్లా ఉంటయి. <chuckles> బఫే బఫేలు కూడా బుధవారం, గురువారం కొంచెం మంచి, మంచి వేరైటీలు చేసి పెడతారు. ఎక్కువ లేడీస్ వస్తారు అట్లా అని. <chuckles>
హ్మ్. హుహు. ఆర్డనరీ ఏ ఆహా! రెస్టారెంట్‌లో ఎక్కువ బావుంటది ఇది?
ఏది?
ఈ కిట్టీస్ పార్టీకి అన్నారు కదా! ఏ రెస్టారెంట్‌లో కొంచెం ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి?
ఆహా! 'బార్బిక్యూ నేషన్‌లో' బానే ఉంటుంది.
అవన్నీ బార్బిక్యూ అంటే, అన్ని జంతువుల్ని కలిపెట్టేస్తారు కలా అక్కడ.
ఆ! అంటే అందరు తినేవాళ్ళు అన్ని రకాల జంతువుల్ని తినేవాళ్ళు ఉంటారు కదా! కిట్టీ‌లో. <chuckles> ఒక్కటే ఉండదు కదా!
హ్మ్. అమ్మా! ఆమ్ వద్దు. వద్దులెండి. <chuckles> మీరే ఎంజాయ్ చేయండి, మీ కిట్టి పార్టీ. చాలా బావుంది. చాలా విషయాలు పంచుకున్నారండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. వీలైతే నన్ను కూడా మీ పార్టీలో తక్కువ ప్రైజ్‌కి చేర్చుకోండి వస్తాను. <chuckles> మళ్ళీ కలుద్దాం అండి మనం. ధన్యవాదాలు.
<chuckles> ఆా! తప్పకుండా. ధన్యవాదాలు.